అవును. అవి ఎ చనిపోవడంతో మాకు ఒకేసారి కొంచెం ఆహ్, ఎలా అంటే ఏదో గుండె బరివెక్కినట్టు. ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి, మొత్తము స్ట్రెస్సయిపోయి డిప్రెషన్ అంటే అలా వరకెళ్ళాను. అంత క్లోజ్ ఉండేవాళ్ళమన్నమాట మా తాతగారితొ.
అవును మరి. చాలా వొ హ్మ్. చాలా ఒత్తిడుంటుంది. అప్పడి వరకు మీతో పాటే ఉన్న వ్యక్తికి అలా జరగడం అంటే ఎవరికైనా చాలా బాధే.
హ్మ్. అవును. చాలా అయింది. ప్లస్ అఏంటంటే మా కుటుంబం సభ్యులందరూ ఎలా అంటే చాలా క్లోజన్నమాట. అతను ఎలాంటి అంటే మాకే కాదు బయట వాళ్ళకి కూడా. ఇంక మాకన్నా బయట వాళ్ళకే అతను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళకేం కావాలన్నా చేసుకుంటూ, అలా జేసేవాళ్ళనమాట. ఆయన చనిపోయాక ఊరు అంటే వుంటారు గదా! ఆ ఊర్లో, వాళ్ళు చాలా అసలు సగం మంది వరకు ఒచ్చారప్పుడు ఆ రోజు. ఒచ్చీ
హ్మ్. హ్మ్. ఓకే. మీ ఇంటికి వాళ్ళందరూ ఒచ్చారు.